ఓహో! అలా కూడా చేసుకోవచ్చా? అలా ఒకసారి కాలేజీలో జే చేరి అంటే అడ్వాన్స్ ఏదో కట్టేసుంటారు కదా! మీరు క్లాసులు మొదలయ్యాయి అంటే కొంత ఫీజు కట్టేసుంటారు.
ఆ! అప్పుడు కొంచెం ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ! అంటే కట్టేసాము ఇక్కడ
అదలా మార్చుకునే పద్ధతులు గూడా ఉంటాయా వేరే కాలేజీకి.
అంటే వేరే కాలేజీకి మార్చుకోడానికి ఉండదు. మనం అదే కాలేజీలో మనం వేరేవు బ్రాంచ్‌కి మార్చుకోవచ్చనమాట. ఆ! అలా నాకు నేను ఈ మెకానికల్ నుంచి ఈ ఈసీఈకి షిఫ్ట్ అయిపోయాను అనమాట. వెంటనే క్విక్ డెసిషన్ అన్నట్టు. ఆహ్, అదే వెంటనే నిర్ణయం అంటారు చూడు. ఆ! అలాగనమాట నేను మెకానికల్ నుంచి ఈసీఈలోకి వెంటనే వెళ్ళిపోయాను అనమాట అలాగా. అయితే <smacks lips> ఆ! ఇక్కడ మీరనుకోవచ్చు, ఆహ్, అసలు నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు, మళ్ళీ వేరే నిర్ణయంలోకెందుకెళ్ళిపోయావని. అంటే మనకి ఆ వయసులో ఏమంటారు? <smacks lips> ఆహ్, మనకి మనసు కుదుటు ఉండదన్నమాట. ఆహ్, అదే అనుభవం ఉన్న
వేరే బ్రాంచ్ తీసుకోవచ్చు. ఓహో! అదే కాలేజీలో. హ్మ్. హుహు. అంటే మీ ఇష్టాన్ని కూడా మిగతా వాళ్ళ మాటలు ప్రభావితం చేసేయి, డామినేట్ చేసేయి.

అవగొట్టినోళ్ళు కాదు నాలుగో సంవత్సరం చివరం చివరి భాగంలోకొస్తున్న వాళ్ళు పరిచయమైయ్యారు. ఆ! అంటే మాట మాట కలిసి, ఆహ్, "తమ్ముడు ఏ బ్రాంచంటే?" నేను మెకానికల్ అనడం, ఆయన మెకానికల్ అనడం అది బానే ఉంది. అయితే అతనేమన్నారంటే మెకానికలూ "అరే తమ్ముడు మెకానికలెందుకు తీసుకున్నావురా? నువ్వు అసలు జాబులే లేవు," అన్నట్టు ఒకటి బండరాయి వేసారు మనసులో. ఆ! అయి ఆయనింతే అక్కడ మొదలైంది అనమాట. హ్మ్. ఇతను ఇలాగ అన్నారు. తర్వాత మనకి, మనం ఏం చేసినా చుట్టాలు ఏం చెప్తారు, అసల ఇయన్నీ అదే <smacks lips> ఇప్పుడు మనం ఏం తీసుకున్నా వ్యతిరేకం చెప్తారు. అలాగే మా చట్టాల్లో ఈ మెకానికలంటే "మెకానికల్ పెద్ద ఏం జాబ్సుండవురా! నువ్వు వేరేది చూసుకో" అన్నట్టు చెప్పారు. అయితే <smacks lips> ఆహ్, నాకు ఇంకా భయం
ఓహో! హుహు. అయ్యయ్యో! అబ్బా! వాళ్ళు అలాగే చెప్పారు.